అదేనండి. ఇప్పుడు బెట్టింగ్ ఆప్స్ అనేవెండి వాళ్ళు వీళ్ళని కాదండి, మనకిప్పుడు ఏ చిన్న ఇంప్ల్యూయన్సర్స్ నుంచి పెద్ద ఇంప్ల్యూయన్సర్స్ వరకు ఎవ్వరైనా అది ప్రమోట్ చేద్దామని చూస్తున్నారండి. ఎందుకంటే దానిలో వచ్చే డబ్బులు ఇంకా ఎక్కడ రావట్లేదండి.
అవును. అవును. నిజమే. ఆహా!
అంత ఎక్కువ అమౌంట్ అనేదోస్తుందానికి అందుకని చెప్పి. వీళ్ళది కాదు కదండీ! మనల్ని కదా! అందుకని చెప్పి వాళ్ళవి ప్రమోట్ చేస్తున్నారు. ఏవేవో చేసి, మీరు గమనిస్తే ఈ ఇంప్ల్యూయన్సర్‌లు వాళ్ళు కాకుండా సెలబ్రిటీ‌లు కూడా ప్రమోట్ చేసారండి.
ఓకే. అవును. ఓకే. అవును. అవును. నిజమే.
ఇవి మనం ఖచ్చితంగా ఇదేదో మంచిదిలా ఉంది, మనం కూడా ట్రై చేద్దాం చాలా మంది ఏకం
అదే అంత పెద్దోళ్ళు చెప్పారంటే అదులో ఎందులో అంత జెన్యూనిటీ ఉందని జనాలు అనుకుంటారు కదా!
అంతే కదండీ ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ ఫుల్‌గా డబ్బున్న వాళ్ళే. అంత డబ్బున్నోళ్లు ఈ డబ్బుల కోసం ఎందుకు ఆశపడతారు. వాళ్ళు చెప్పింది నిజమేనేమో వీళ్ళు అలాగే చేస్తారేమో అని చెప్పి, వాళ్ళ ప్రయత్నాలేవో వాళ్ళు చేస్తారండి. ఇక్కడ మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలానే లైఫ్‌స్టైల్ మనకు కూడా ఉండాలి. ఇలానే మనకూడా చేయాలి అని చెప్పి కష్టపడి ఇంట్లో ఉన్న డబ్బులు అవి తెచ్చి అవి ఆ! చేస్తున్నారండి. ఆ! బెట్టింగ్ ఆప్స్ అవిన్ని. మొత్తానికి ఆ ఇంట్లో ఆ! అమౌంట్ కూడా పోతుంది.
అవును. అవును నిజమే. ఆహా! అవును నిజమే. అయితే మీరు చూసిన మీరు చూసిన అత్యంత రెస్పాన్సిబులయినా ఇంప్ల్యూయన్సర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఏ ఎవరైనా చూసారా అలా మీరు?
హ్మ్. యాహ్! రెస్పాన్సిబులేనా అంటే మనకి, మీరు బా గమనిస్తుంటే కొన్ని కొన్ని యాత్రలు అవి చేస్తూ ఉంటారండి.
అవును.
కొందమ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ పెట్టి మరీ చేస్తూ ఉంటారు. ఎందుకు మనం కొన్ని సందర్భాల్లో అంత దూరం వెళ్లపేయినా, మనం ఇంట్లో కూర్చొని ఆ! యాత్రలు అవి చూడాలి, మనం హ్యాపీ‌గా ఉండాలి. అనిసి మీరు గమనిస్తే నేచర్‌లో ఎక్కడికైనా వెళ్ళినా చేసినా మనకి తెలియని ఆనందం ఉంటుంది.
అవును. ఆహా! అవును నిజమే.
ఆ! ఇలాంటివి చేసిన వాళ్ళను నెక్స్ట్ మీరు గమనిస్తే ఇప్పుడు చాలా మంది ఈ హి హీరో‌లు హీరోయిన్‌లు, ఇలాంటి వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడదాం అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి కొంతమంది ఇంప్ల్యూయన్సర్స్ ఈ మధ్య బాగా మొదలుపెట్టారండి కొన్ని కొన్ని. ఆ! అలాంటి వాళ్ళు ఒకలు నాకు బాగా నచ్చుతారండి. ఎందుకు అంటే మన ఇండియాలో ఏమైనా బాంబు పేలినట్టు ఏమైనా జరిగినా కూడా, ఇళ్ళవి గొంతెత్తి బయటకి చెప్పి, మనందరికి అవేర్నెస్ కలిగిస్తారండి కచ్చితంగా, అలాంటి వాళ్ళు నచ్చుతారండి. ఎందుకంటే మన దేశం కన్నా మనకేంటండి ముఖ్యం చెప్పండి?
అవునా? అవును చాలా మంది చూస్తుంటారు. అవును. అవునా? అవును. అవగాహన కల్పిస్తుంటారు. అవును. ఓకే. అవును నిజమే.
మన దేశం, మన భాష, మనకి ఇలాంటివి చాలా ముఖ్యమండి. ఇలాంటి వాటిలిని ఇంప్ల్యూయన్స్ చేసే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ‌గా అనిపిస్తుంది నాకైతే మాత్రం.
అవును. అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా, ఏదన్నా ఒక పొజిషన్‌లో ఉండాలన్నా మనకు ఖచ్చితంగా దాని మీద అవగాహన ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఇంజినీరింగ్‌గా జాబ్ చేయాలంటే ఇంజనీరింగ్ పట్టా ఉండాలి. కానీ ఇంప్ల్యూయన్సర్ అవ్వాలంటే వాళ్ళు చిన్న పిల్లలైనా, 10 ఏళ్ళ లోపల పిల్లలు కూడా బేబీ ఇంప్ల్యూయన్సర్స్ అని వాళ్ళు కూడా తయారవుతున్నారు. ఒక ఏజ్ లిమిట్ లేదు. ఓకే. ఓహ్! ఎడ్యుకేషన్ లిమిట్ లేదు. దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ కూడా కొన్ని ఆ! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలంటారా?
అవును. అవును. ఉండ హ్మ్. యాహ్! ఇది నిజమండి.